ఇప్పుడూ, మనకి ఎప్పుడికీ ఆహ్, హ్మ్, నెలకో, 2 నెళ్ళకో ఇంట్లో చిన్న చిన్న గెట్ టుగేదర్ లాంటి పార్టీలు అవి అవుతా ఉంటాయి, మిత్రులు ఇంటికి రావటం అని. ఆహ్ హ్మ్.
అవును. నాకు చాలా ఇంపార్టెంటసల ఫ్రెండ్స్ తోటి మీటింగంటే.
ఆ! అంటే ఏంటి? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం.
ఆ! స్నేహమేరా జీవితం. స్నేహమేరా శాశ్వతం. మునిగిపోతానండి నాకు, చాలా ఇష్టం. అంటే
అహా! ఆ! ఆ! ఇదీ హి ఆ!
వాళ్ళతో నాకు చాలా అనుభవాలున్నాయన్నమాట. ఇంకా అనుభవాల వల్ల, వాళ్ళు వస్తున్నారంటే, నాకింక లోలోపల ఒక సంతోషం. ఆ! నా ఫ్రెండ్సొస్తున్నారు. ఇంకా పాత విషయాలు అన్నీ పంచుకుంటాం, మాట్లాడుకుంటామని చాలా ఆనందంగా ఉంటది.
ఆ! అదెలే!